ఆహా! అంత ఫీస్‌జు
అట్లాంటిది ఒక ఎల్‌కేజీ, యూకేజీ దానికే రూ. 1,00,000 ఫీస్ అంట. ఇగ ఈ ఇట్ల ఖర్చులుంటే, ఇద్దరూ కలిసి పనులు జేసుకోవాల్సిందే, ఇద్దరూ కలిసి పనులను పంచుకోవాల్సిందే. వేరే దారే లేదు. అందులోనూ ఆడవాళ్ళు ఆడవాళ్ళ విషయానికొస్తే అండి, రోజూ వాళ్ళకి ప్రాజెక్టే నడుస్తది. ఆ ప్రాజెక్ట‌సలస్ ఆ! ఇంట్లో గూడా ఎందుకంటే, వంట చేయాలి గదా! రేపేం వంట జేయాలి, అనేది రాత్రి నుండే ఆలోచనలు మొదలైపోతాయి. దానికి గావాల్సిన కూరగాయలు తరిగి బెట్టుకోవడము, దానికి గావాల్సిన మూకుళ్ళు, గిన్నెలు అన్నీ తోమి బెట్టుకోవడము, బాక్సులన్నీ రెడీగా బెట్టుకోవడము ఇవన్నీ. ఇగ పొద్దునైతే ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క టేస్ట్ ఉంటది. ఒకళ్ళు మంచిగా స్పైసీగా దింటారు, ఒకళ్ళేమో స్వీట్‌గా దింటారు, ఒకళ్ళేమో డ్రైగా దింటారు. ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క టేస్ట్ ఉన్నప్పుడు అన్ని రకాలు వండి అందరిని సాటిస్ఫై చేయాలి గదా!
అంటే‌ మా మంచ్ అంటే ఎలాంటి ఆ! ఆహా! ఇంట్లో కూడా. ఇంట్లో కూడా ప్రాజెక్ట్. <chuckles> ఆ! ఆ! ఓహో! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే ఎవరు‌ బ్ అభిరుచి వాళ్ళది. ఆ! అభిరుచి ప్రకారంగా మీరు వండవలసిన పరిస్థితి ఉంటుంది. మరి ఆ తరువాత మీకు ఆఫీస్‌కేళ్ళే హడావిడి కూడా ఉంటుంది.
అవును. అవును. ఆ! అలా ఉంటుంది. అటువంటి సమయంలో అంటే, అప్పట్లో అంటే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేదు, అన్నీ ఉన్నాయి గదా! ఇంట్లో ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? అన్నీ మంచిగా కుక్ చేసుకొని తినొచ్చు గదా! అన్న త్ ఆలోచన ఉంటది. అంటే ఇపుడు
ఆ! అంటే సరిపోయినంత టైమ్ లేదు కదా! టైమ్ సరిపోయినంత లేదు మరి?
టైమ్ లేనప్పుడు ఇగ పంచుకోవడం. నేను వంట జేస్తా. మా హస్బెండ్ పిల్లల్ని రెడీ చేయడం గానీ, పిల్లల్ని డ్రాప్ జేసేసి రావడం గానీ అవన్నీ ఇంట్లో మిగిలిన పనులన్నీ తను జూసుకుంటారు. నేను నా వర్క్‌కేళ్ళిపోతా ఆహ్, తను వర్క్ ఫ్రమ్ హోమే గాబట్టి కొంచెం ఇల్లు మేనేజ్ జేసేసుకుంటారు.
ఆ! అవును. ఆ!

ఆయన ఇబ్బందేదుంది అనేటటువంటిది, మనం హెచ్‌ఆర్ టీమ్‌కి వాళ్ళు గుర్తించి ప్రాజెక్ట్ మేనేజర్‌కి చెప్తారనమాట.
అవును. అవును. ఇది ప్రాబ్లమ్. దీనివల్లే ఈ ఎంప్లాయి సరిగ్గా పర్‌ఫా‌మ్ చేయలేకపోతున్నాడు. అంటే పర్సనల్ ప్రాబ్లమంటే ఏం చేయలేరు, ఫైనాన్షియలంటే ఏం చేయలేరేమో, కానీ ఆఫీస్ పరంగా ఏదైనా ప్రాబ్లముంటే మాత్రం తప్పకుండా వాళ్ళే రెక్టిఫై చేయేసుకోవాలి కదా! వాళ్ళది కదా రెస్పాన్సిబిలిటీ.
అయ్ ఆ! అవునండి. అలాగే ఇప్పుడూ మనం అంటే, ఆఫీస్ పనే కాకుండా మనం ఇంట్లో ఒక కుటుంబ బాధ్యతలతో పాటు ఒక రకమైనటువంటి వేడుకులు జేయడం గానీ, ఏదైనా ఫంక్షన్ చేయడం అలాంటివి చేస్తూంటాం. అప్పుడేం చే
హ్మ్. హ్మ్. ఈది ఇది గూడా చాలా పెద్ద ప్రాజెక్టండి. <chuckles> హ్మ్. పెద్ద ప్రాజెక్టనే జెప్పుకోవాలి. ఎ ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయడమనేది చాలా పెద్ద విషమే అది ఇది చేయడం అంటే, ఎట్నో‌ గట్ల జేసేయొచ్చు. చి ఆహ్, చిన్న తరహాలో జేయొచ్చు, పెద్ద తరహాలో జేయొచ్చు ఆహ్, ఇంటి వరకు జేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్‌లో జేయ్యొచ్చు, ధూంధాం చేయొచ్చు లేకపోతే మామూలుగా సింపుల్‌గా జేసుకోవచ్చు. కానీ ఎలా జేసినా గూడా పిలిచిన నలుగురు గూడా, వచ్చిన వాళ్ళు సాటిస్‌ఫై అయ్యి తృప్తిగా తినేసి వెళ్ళేటట్టుగా ఉండాలి. అందరిని సాటిస్‌ఫై చేయడమనేదే చాలా పెద్ద విషయమిక్కడ.
ఇది పెద్ద ప్రాజెక్ట్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! చాలా పెద్ద విషయం. అదేనండి. ఈ కుటుంబం ఎందుకంటే, ఈ కుటుంబం అందరు మనా అద‌మ్ చుట్టాలు, స్నేహితులు అందరిని పిలుచుకుంటాం ఫ్యామిలీ ఫంక్షనన్నప్పుడు. అల అలాంటప్పుడేంటంటే
అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ ఆట్ అటువంటి సమయంలో నీ ఆహ్, ఒక్కళ్ళా చేతి మీదనే నడుస్తది అంటే తప్పకుండా కాదండి. అప్పట్లో ఫంక్షనులు ఎలా జరిగేవంటే, 10 మంది చేయ్యేసేవాళ్ళు. చేయ్యేసి, నేనొస్తాను నేనీ పని చూకుంటాను, ఫంక్షన్ హాల్ వెతికే పని నాది, కార్డ్స్ పంచే పని నాది. ఆహ్ ఈ మా పిల్లా, పిల్లగాడికీ ఆహ్, బట్టలూ షాపింగ్ చేసే పని నాది. అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని పంచుకుంటున్నప్పుడు అది తప్పకుండా శ్రమనిపియదు అది ఎంత పెద్ద్ పెద్ద ఫంక్షనే అవ్వనివ్వండి.
అంటే, బాధ్యత అవును. ఆ! ఆ! ఆ! ఆద్ ఆ! పం‌చు